హుహు. అయితే ఇలా అంటే మానుకున్నంకా ఏమైనా అంటే, ఆ ఫోన్ ఎప్పుడన్నా మిస్సయితరా తింటప్పుడు? అప్పుడప్పుడు బోర్ గొడతది కదా! దినేటప్పుడు.
అప్పుడు హుహు. లేదండి. హ్మ్. ఎప్పుడైనా తినేటప్పుడు మాత్రం నేను నేర్చుకుందేంటంటే ఫోన్ మిస్ అవ్వడం అని కాదు. మనం తిన్ నేనొక ఆర్టికల్ చదవాననమాట. అందులో ఏంటంటే, మనం తిన్నప్పుడు 46 సార్లు బాగా నమిలి మిం తినాలంట. ఆ ఆర్టికల్స్ అంతే.
<chuckles> నలబై ఆరు సార్లు. ఆ! అయితే మీరు కౌంట్ జేసుకొని మరి నమలి దింటారా?
అంటే అలగని కాదు. కాకపోతే ఎక్కువ శాతం నవిలి తింటేనే మంచిది. ఈజీగా అరుగుదలకి ఉపయోగపడతది అని అది చదివిన తర్వాత నుంచి అది కూడా నేను ట్రా ఆహ్, ప్రయత్నించిన తర్వాత, డైజెషన్ కూడా నాకు చాలా బాగా అయిందనమాట. అది
<chuckles> ఓకే. ఓకే. హుహు. అయితే అంటే ఏంటంటే ముఖ్యంగా ఇలా ఆహారం పైన దృష్టి బెట్టి దింటే, కొంచెం ఆహారం జీర్ణించుకోడానికి ఇంకా, అరగడానికి అవకాశాలు చాలా బాగుంటాయి. అంతే కదా!
హ్మ్. అవును. అవును. హ్మ్. అవునవును.

చాలా నిజమండి. ఇదే నేను చాలా సార్లు ఎదుర్కొన్న సంఘటన అనమాట. నేను కొన్ని కొన్ని సార్లు ఓవర్ టైమ్ చేస్తున్నప్పుడు గానీ స్క్రీన్ టైమ్ అంటే ఓవర్ వర్క్ ఉన్నప్పుడు ఆహ్, స్క్రీన్ టైమ్ యూజువల్‌గా నాకు అది చాలా ఎక్కువ ఉంటది. అప్పుడే ఏంటంటే నిద్రలో చాలా ఆహ్, హ్మ్. డిఫరెన్స్ ఉండిద్ది. ఆ టైంలో నాకు హెల్తు ఇష్యూసు ఇంకా మళ్ళీ మెయిన్ రేడియేషన్ ఎఫెక్ట్ నాకనే కాదు మా ఇంట్లో వాళ్ళు కూడా ఎప్పుడైతే యూజ్ చేసేవారో ఫోను వాళ్ళకి తేడా కనిపించింది. బాబోయ్! నాకు పని లేకపోయినా నేను చేసుకున్న నేను చూస్తున్నాను. నా నేను చూడడం వల్ల నాకు ఎన్ని ఉపయోగాలున్నయి ఎన్ని లా ఆహ్, ఉపయోగం లేకపోయినా కూడా చూడడం వల్ల నాకెంతో వాళ్ళకర్థమయిందప్పుడు. నాకు కూడా అర్థమయ్యి నేను ఇంకా ఎంత పనినున్నా కూడా ఇంకా ఈ లిమిట్ అంటే ఆ లిమిట్ క్రాస్ చేయకుండా నేను ఇంకా తగ్గించేశాను.
హ్మ్. హ్మ్. <giggles> అదే. అదే. ఆహా! ఆహా! అయితే ఇలా బౌండరీస్ పెట్టేసుకున్నాంక ఏమైనా మార్పులొచ్చాయా ఇలా? అంటే, మీరన్నారు కదా! ఇలా అనిపిస్తుండే అని. అయితే అది ఇవన్నీ నియంత్రాలు పెట్టేసుకున్నాంక నిద్ర సరిగ్గా పోవడం కానివ్వండి, లేకపోతే ఆహారం టైంకి తినడం ఇలాంటివి గమనించారా మళ్ళీ?
హ్మ్. అవును. అవును.

అలాగా చూడొద్దు అంటే ఒక్కటి అందరూ నిజంగా వాళ్ళు అంత ఖాళీగా ఉండుంటే, ఆ ఒకల్తోనొకలు టైమ్ స్పెండ్ చేయడానికి అందరూ ఓ దగ్గర కూర్చొని, మీకే ఆహ్, ఈరోజు మీ హ్మ్. అంటే మీరోజు ఈరోజు ఎలా గడిచిందని ఒక్కొక్కళ్ళతో‌ను ఒకళ్ళు మాట్లాడుకుంటే ఆ సంభాషణ పెరుగుతుంది ఒకళ్ళ మధ్యన ఒక ఆహ్, హ్మ్. అంటే అండర్స్టాండింగ్ కూడా పెరుగుతుంది. కానీ అలాగని పక్కన పెట్టేసి వాళ్ళ మట్టుగానే వాళ్ళు అన్ని ఆహ్, నేను ఈరోజు నాకు హ్మ్. అంటే <smacks lips> మూడ్ బాలేదు. నేను ఇలాగే చూస్తాను. అలా కాకుండా వేరే వాళ్ళతో ఆ!
హ్మ్. అవునవును. <chuckles> అదే అంటే, ఇపుడూ మూడ్ బాలేకపోతే ఇవెక్కువగా చూస్తే అసలు మూడ్ ఎలా అవుతుందింకా?
అవును.